నేను ఫేర్‌వెల్‌లో డ్యాన్స్‌కో పార్టిసిపేట్ చేశానండి డ్యాన్స్ కోసం. కానీ ఆహ్, ఏమైందంటే <chuckles> ఓ ఆహ్, ఆటోమేటిక్‌గా క్యాన్సిలైపోయింది. అది కూడా నా పాట, నా స్నేహితుడు పాట డ్యాన్స్ వేసే ముందే అది క్యాన్సిలైపోయింది. అది అది చె
హ్మ్. అయ్యయ్యో! అయితే అప్పుటిదాకా ఈవెంట్ జరిగిందా?
ఇప్పటి దాకా పా ఆ! ఫేర్‌వెల్ పార్టీ మొత్తం జరిగింది. మేము మా సీనియర్స్‌కి ఇస్తున్నాము. నా తోటి నా స్నేహితులందరూ కూడా డాన్స్‌లు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అలా చేసుకుంటూ ఒచ్చారు. లాస్ట్‌కి మేము చేరే టైంకి వీళ్ళు ఇంకా భోజనానికి వెళ్ళాలి అని జెప్పి టైమయిపోయిందని జెప్పి ఇంకా ఇయన్ని మేమెంత ప్రాక్టీస్ చేసావంటే ముందు రోజు నైటు ఆ ప్రాక్టీస్ మొత్తం వేస్ట్ అయిపోయింది. కానీ అదే ప్రాక్టీసు మాకు మేము ఫైనల్ ఇయర్‌లోకి వెళ్ళినప్పుడు మేము మేము చేయగ చేయడానికి ఉపయోగపడింది. అదే బ అది వృదా కాలేదని మాకప్పుడు తెలిసింది ఫైనల్ ఇయర్‌లో.
ఓకే. అయ్యయ్యో! అప్పుడు మీరెలా ఫీలయ్యారు? అంటే ఎయయ్ ఓకే. ఓకే. అంటే ఇంకప్పుడు నేర్చుకున్నది కొంచెం మళ్ళీ స్టెప్స్ కొద్దిగా ఏదో మోడిఫై చేసి ఫైనల్ ఇయర్‌కొచ్చినప్పుడైతే మాత్రం ఏసేసారు.
ఆ! అవును. ఇంకోటేందంటే స్ మేము వేసిన ఆహ్, థర్డ్ ఇయర్‌లో ఏదైతే సాంగ్ సెలక్షన్, ఆ పా డాన్స్ అన్ని నేర్చుకున్నామో, ఆ ఫైనల్ ఇయర్‌లో కూడా చేంజ్ చేయకుండా సేమ్ అదే వేసాము మేము. ఏ మార్పు
హుహు. ఓకే. అంటే మీకు గుర్తుండాలని వేసారా? లేకపోతే ఇంకవే వచ్చు కాబట్టి వేసారా?
లేదు. మేము మాకు గుర్తుంది. ఇంకోటేందంటే మేము ఎందుకి ఇక మేమది ఆ పాట చాలా హిందీ పాట, హిందీ సాంగ్ అండి అది. చాలా ఫేమస్ అది. మేమా పాట ఎందుకు వేయ ఆహ్, వేసే టైమ్‌కి ఎందుకు ఆగిపోయింది. మాకసలు ఏ లేదా ఆ పాట వేయడానికి అర్హతన్నట్లుగా లేదు. ఈసారి మట్టుకు ఎట్లాగైనా ఎయ్యాలని ఈసారి ఫస్ట్ రోలో మేం పార్టిసిపేట్ చేసాం అండి.
<giggles> హుహు.